సాంగ్స్ అంటే చాలామందికి ఇష్టం ఉంటది. ఎందుకంటే, చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు లాలి పాట పాడి బజ్జో పెడుతూ ఉంటారు కదా! సో, అప్పటి నుంచి ఆ సాంగ్‌తో వినడం స్టార్ట్ అయ్యి, పెద్దయ్యాక సినిమా పాటలని ఇలా ఇలా వెళ్తూ ఉంటారు కదా! కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే, చిన్నప్పుడు సాంగ్స్ అనేవి విని ఉంటాం అనమాట. ఆ లిరిక్స్ అర్థంగావు, ఏమి అర్థంగావు కానీ బాగా వినింటాం. కానీ అది పెద్దగయ్యాక ఏమైంటదంటే, అదే సాంగ్ లిరిక్స్ తెలుసుకున్నాక ఇంకా ఎక్కువగా ఇష్టం అనేది ఉంటదనమాట. సో, అలాంటి సాంగ్స్ నీ లైఫ్‌లో మరి ఏమన్నా ఉన్నాయా? ఉంటే ఏంటవి?
అవును. నిజమే. అవును. ఉన్నాయి ఖచ్చితంగా. నాకు చాలా పాటలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను చూసిన టీవీ షోస్ కానీ, కార్టూన్ షోస్ పాటలంటే. నాకిప్పటికి చాలా ఇష్టం. అవి వినంగానే, అసలా నా చైల్డ్‌హుడ్ <swallows> గుర్తొస్తదంటే అతిశయోక్తి గాదనమాట. సో, 'అమృతం' సాంగ్ ఉంది కదా! అది వింటే అసలా, ఒరేయ్! ఆంజినేెలు అనంగానే మొత్తం అసల. నా చైల్డ్‌హుడ్ అంతా ఫ్లాష్ అయిపోద్ది ఎవ్రీడే. అంటే ఎవ్రీ సండే 8:30కి టీవీ ముందు కూర్చోడం. చికెను తినుకుంటూ, టీవీ చూస్తూ ఆహ్, అది ఎంజాయ్ జేయడం. కరెక్ట్‌గా 8:30 కెల్ల పెట్టుకునేవాళ్ళమనమాట. మేము లా ఆహ్, డిన్నరు.
హ్మ్. ఓకే. యాహ్! యాహ్! యాహ్! అవునవును. ఓకే. హుహు. <chuckles> ఆ! పాడు. పాడు వింట ఆ సాంగ్ ఎలా ఉంటదో నేను గూడా తెలుసుకుంటా. హ్మ్.
అవునా? ఓకే. అయ్యోలూ, అమ్మోలూ ఇంతేనా బ్రతుకు హో! హో! హో! ఆహాలూ, ఓహోలూ ఉంటాయి వెతుకు హా! హా! హా! అలా ఉంటుందనమాట.
ఓకే. బావుంది చెప్పాలంటే, అంటే ఆప్ ఆ సీరియల్ అనేది మీరు ప్రతిరోజు చూసేవాళ్ళా? లేకపోతే సండేనే వచ్చేదా అది?
ప్రతిరోజు రాదది. సండే, సండే 8:30కి వస్తదనమాట.
ఓకే. సో, అదొకక్కటి కాకుండా సినిమా పాటలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు సీరియల్ పాట కదా! చెప్పావు? హ్మ్.
అవును. అంటే చైల్డ్‌హుడ్ అంటే సినిమా పాటలు ఉన్నాయి. ఇంక ఎక్కువ అంటే కార్టూన్ షో పాటలు. బెంటెన్ పాటోస్తది. బెంటెన్ పాట. అదీ, ఎలియన్ డివైస్‌లోనీ మర్మం చెప్పనా? అలా వస్తదనమాట సాంగ్. ఆ!
ఓకే. కార్టూన్‌లో ఏం పాటలు ఉన్నా ఓకే. ఏమని వస్తది బెన్ టెన్? ఆడియో వింటే నాకైతే తెలీదది ఎలా ఉందో కూడా.
అవునా? అది ఆహ్, ఎలా వస్తదంటే ఏలియన్ డివైజులోని మర్మం చెప్పనా? బ్రహ్మాండమైన ఆయుధం గుట్టే విప్పనా. సూపర్ పవర్స్‌సున్న సుపర్ స్టారు వీడేలే, బెన్ టెన్ టెన్ అనుకుంటూ వస్తది.
ఓకే. అంటే బెన్ టెన్ అంటే ఏం చూపిస్తారు? దాంట్లో కాన్సెప్ట్ ఏంటి?
అంటే, అతనికి ఒక వాచ్ ఉంటది. ఆ వాచ్‌లో రకరకాల ఏలియన్స్ ఉంటాయనమాట. ఎవరైనా వచ్చి ఎర్త్‌ని ఇబ్బంది పెడితే, వాడు ఏలియన్ ఫమ్‌లోకి వెళ్ళి, వాళ్ళతో ఫైట్ చేసి, సాల్వ్ చేస్తాడనమాట. ఆ సాంగ్ అంతా కూడా చాలా బావుంటది.
హుహు. ఓహో! ఓకే.
ఇది చిన్మయ గారు పాడారనమాట చాలా బావుంటది సాంగు. చిన్నప్పుడైతే దాంతో ఒక వైబయ్యేదాన్ని నేను. రోజు పొద్దున్నే పె టీవీ పెట్టుకుంటే బెంటెనొచ్చేదనమాట. ఆ బెన్ టెన్ సాంగ్ వినుకుంటనే టిఫిన్ దినేదాన్ని నేను రోజు పొద్దున్న.
హుహు ఇప్పటికి వింటావా? హుహు. ఓకే. ఇప్పటికి ఒస్తుందా? 'బెన్ టెన్' అనేది టీవీలో అలా ఏం లేదా?
ఆ! ఇప్పటికి ఒస్తది. కార్టూన్ నెట్‌వర్క్ అని పెట్టుకుంటే <giggles> తెలుస్తది పెట్టుకోం గదా! ఇప్పుడు.
ఓకే. అంటే, ఇలాంటివన్నీ యూట్యూబ్‌లో ఏం పెట్టరా? కార్టూట్‌కి సంబంధించి.
ఆ! అంటే, పెడతారు. 'బెన్ టెన్' సాంగ్ వెతుక్కొని విన్నానా అంటే వినలేదనే జెప్పొచ్చు. కానీ, ఆ సాంగ్ నాకు నోటికొచ్చేసి ఇంకెందుకు వినడం?
అవునవునులే. కానీ, ఎప్పుడు తలుచుకున్నా మాత్రం నువ్వు చిన్నతనంలో దాన్ని ఎలా జూసావు, స్కూలుకెళ్ళకుండా జూసావా, ఇలాంటివన్నీ గుర్తొచ్చేవేమో అంతేనా?
ఆ! ఆ! స్కూలు అంటే, స్కూలు‌కి రెడీ అయితూ జడేసుకుంటూ, ఆ టిఫిన్ తినుకుంటూ ఆహ్, చూసేదాన్ని. అసలా ఆ పాట మొత్తం ఇప్పటికి అప్పుడప్పుడు నేను పాడుకుంటూ ఉంటాను వా ఇంకొకటి ఏంటంటే, ఆ ఎగ్జామ్స్ అన్ని మరి ముగిసిపోయే సెలవులొచ్చాయి చూడు అను ఉంటది. ఏంటి 'ఫీనీర్స్ అండ్ ఫోర్బ్స్' సాంగు. అది కూడా చాలా ఇష్టం. ఏం చేద్దం అనుకుంటూ ఒస్తది.
హుహు. ఓకే. హ్మ్. ఆహా! ఓకే. <chuckles> ఏమో నువ్వు చెప్తే అన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. సరే మరి ఇవన్నీ నువ్వు వింటూ ఉన్నావు గదా! చిన్నప్పుడు. <sniffs> మరి చిన్నప్పుడు‌లో ఆహ్, నువ్వాన్నావు ఇందాక జడేసుకుంటూ చూసేదానివి అని. కొన్ని కొన్ని సార్లు నువ్వు అదే పనిగా అవి చూడాలని, ఏ స్కూలు‌ను ఏమన్నా లైక్ స్కిప్ చేయడం ఇలాంటివి జేసావా? లేపోతే, <sniffs> అది చూస్తూ ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు ఏమన్నా అన్నారా? లైక్ మీ అమ్మ ఎంసేపు అదే చూసావు స్కూలు‌కి టైం అయింది ఫస్ట్ పోయి రెడీగా ఇలా ఏమన్నా ఉన్నాయా సందర్భాలు?
ఆ! అయి ఎక్కువ ఇనేదాన్ని. అవును. లేదు. లేదు. అట్లేం లేదు. నేను మొత్తం మంచి స్టూడియస్ ఆహ్, స్టూడెంటనమాట. స్కూలుకి టైంకెళ్లిపోయేదాన్ని. అంతా. ఏరికె ఇప్పుడు స్కూలుకేళ్ళను అని పేచీ అయితే, నేను ఎప్పుడూ పెట్టలేదు.
ఓకే. చాలా మంచి విషయం చెప్పాలంటే.
అవును.
కార్టూన్ ఇంకా, ఇవి 2 కాకుండా మిగతావేమన్నా ఉన్నాయా? లైక్ 'ఖుషీ టీవీలో' కానీ, 'హైడీ', 'జెటెక్స్‌లో' ఇవి కూడా ఉంటాయి కదా! సో, మళ్ళీ వీటికి సంబంధించి ఏవన్నా పాటలున్నాయా మరి?
అవునవును. ఆ! 'ఖుషీటీవి' టైటిల్ సాంగుంటుంది కదా! ఖుషీ అనుకుంటా?
అవునవును. <giggles> కరెక్ట్. ఏమొస్తదది, గడియారం ఏదో జూపిస్తారు గదా! సు సూర్యున్నే నిద్ర లేపుతున్నట్టు.
ఆ! సాంగ్ చాలిష్టం. ఆ! అవును. అవును. ఖుషి అంటే
పాడు ఏం పాటది?
ఆ! అది ఎలా ఉంటదంటే, <giggles> సడెన్‌గా అడిగితే గుర్తు రాదు.
గుర్తు రాట్లేదా. ఓకే. ఇట్స్ ఓకే. మరి దాంట్లో ఏవైనా కొన్ని కార్టూన్సుంటాయి. లైక్ 'హైడీ' కావచ్చు. <sniffs> ఆహ్, లేకపోతే ఆహ్, ఎలా ఉంటదబ్బా! 'విక్కీ అండ్ బేతాళ్' కావచ్చు, 'పవర్ రేంజర్స్' కావచ్చు.
ఆ! అవును 'విక్కీ అండ్ బేతాళ్', 'రిచి రిచ్' ఇవన్నీ గూడోచ్చేవి.
ఆ! సో, దానికంటూ ప్రత్యేకమైన పాటలేమన్నా ఉన్నాయా, అవి వచ్చినప్పుడు?
అది ఆ! చాలా ఉన్నాయి. ఆహ్, ఆహ్, ఇప్పుడు 'విక్కి అండ్ బేతాళ్‌ది' అంత గుర్తు లేదు. ఇంకా చాలా వోచెస్ ఆ! ఒకళ్ళ ఏలియన్స్ ఫ్యామిలీ ఒచ్చేది. యాపిలుండేదో ఆహ్, వాళ్ళు లావుగా ఉండేవాళ్ళు. వాళ్ళ ఫాదర్ గాని.
హ్మ్. అవునవును. కరెక్ట్. హ్మ్. హ్మ్. అవునవును. కరెక్ట్.
అదంతా. ఆ షో గుర్తుంది. ఆహ్, ఇంకా 'అకడం బకడం తికడం' అనుకుంటది.
హ్మ్. హ్మ్. అదే, పాడు ఎలా ఉంటదది?
ఆ! దాని టైటిల్ సాంగ్ కూడా బావుంటది. గుర్త్ ఇప్పుడు పాడంటే, గుర్తురాదు గానీ, దాని టైటిల్ సాంగ్ కూడా చిన్నప్పుడు బావుండేది. రిచ్
పగడం, పగడం అనేది ఆంజనేయ స్వామిదేమో కదా! లైక్ చైల్డ్ హనమాన్.
అ లేదు, లేదు. లేదు. 'అకడం, బకడం, తికడము' ఆహ్, ఈ షో ఉండేది. ఆహ్, వాళ్ళు ఏలియన్సనమాట. ఈ 'విక్యాన్ వేతాలు' ఒచ్చే దాంట్లోనే ఒచ్చేది.
హుహు. ఓకే. అంటే, మామూలుగా ఓ సాంగుంటది చూడు. అగడం పగడం, చూడాలి జగడం అనే హనుమంతుడుదోకటి. ఓకే.
ఆ! అది వేరు. ఇది షో పేరే 'అకడం బకడం తికడం'.
ఓహో! ఓకే. ఓకే. బావుంది వినడానికి. సరే, నీవు హ్మ్. చెప్పు.
ఇంకా, ఓజీ అంటే, మన ఈ 'డోరేమాన్' సాంగ్. అది.
హుహు. ఓకే. ఇదేదో చ ఉంటది జూడొకటి. ఏది ఆహ్, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. దీనికి రూట్ ఎలా చెప్పండి ఫ్రెండ్సంటారు కదా! సో, అదేంటది?
ఆ! డోరా. 'డోరా దా ఎక్స్‌ప్లోరర్'. ఆ పాట అందులో ఇంత పాటేం ఉండదు 'డోరా దా ఎక్స్‌ప్లోరర్‌లో'.
ఓకే. ఓకే. అది బావుంటద? హుహు. ఈ 'హైడీలో' ఒక సాంగుంటది కదా! అదేమి చూడలేదా నువ్వు 'హైడీ' అనేది?
ఆ! చూసాను. 'హైడి' అది బావుంటది. ఆ సాంగ్ గూడా. అది ఎట్లొస్తదంటే, హైడి. చిరు చిరు నవ్వుల బొమ్మా. హైడి అనుకుంటా.
హ్మ్. సాంగ్ గుర్తులేదా? హైడి. హై చిరు చిరు నవ్వులా బొమ్మా <chuckles> యాహ్! యాహ్! కరెక్ట్. అండ్ సరే హ్మ్. చెప్పు.
ఇయన్నీ... ఇయన్నీ వింటే, అసలు చైల్డ్‌హుడ్ అసలు గుర్తొచ్చేస్తది. ఒక్కసారి అట్లా ఫ్లాషయితదనమాట.
ట్రు, ట్రు, ట్రు నిజంగా. మరి కార్టూన్స్‌తొ నీకు బాగా ఉన్న సంబంధం ఏదన్నా ఉందా? అంటే, ఇప్పటికి నువ్వు బోర్ కొడితే చూసే కార్టూన్ ఏదన్నా ఉంది అన్నప్పుడు, అది చూసేటప్పుడు, చిన్నప్పుడు నేను ఎలా చూసేదాన్ని అన్నట్టు ఏదన్నా ఉంద? ఇందాక ఏది ఏంటది 'బెన్ టెన్నో' ఏదో చెప్పావు కదా! అది కాకుండా?
అవును. 'బెన్ టెన్' కాకుండా అంటే, ఆగీవ్ 'ఆగీ వర్సెస్ కాక్రోచెస్'. ఆహ్, 'మిస్టర్ బీన్'.
ఏమది? హుహు.
ఆహ్, ఇంకా, 'పోగో' ఛానెల్లో, ఒక రకమైన అడ్వెంచర్స్ వచ్చేవి. వాళ్ళు చైనీస్ వాళ్ళు, వాళ్ళందరూ అంటే, ఇట్లా నీళ్ళ మీద పరిగెట్టడము, దుంకడము. ఇయన్నీ చేస్తుండే. ఆ! అవి, అది కూడా చూస్తుండే నేను ఇంట్రెస్టింగ్‌గా.
హ్మ్, ఎలా ఉంటాయవి? ఆ! గేమ్స్ కదా! ఓహో! సూపర్, సూపర్. మంచి మంచివే చూసావన్నీ. <giggles> మరి ఇప్పటికి కంటిన్యూ చేస్తున్నావా అవన్నీ? లేకపోతే ఏమన్నా స్టాప్ అయిపోయా. ఎందుకంటే ఎడ్యుకేషన్స్ ఇవన్నీ.
అవునవును. లేదు, లేదు. స్టాప్ ఎప్పుడో అయిపోయినియి, ఇప్పటిదాకాన.
హుహు, <chuckles> కరెక్టే. మరి ఇంకా చిన్నప్పుడు చూసిన ఇంకా వేరే సీరియల్స్ ఏమన్నా ఉన్నాయట 'అమృతం' సాంగ్ బావుంది. లైక్ 'పంచతంత్రం' కావచ్చు, లేకపోతే 'ఈతరం ఇల్లాలు'.
ఆ! అవును, పంచతంత్రం కూడా చూశాను. పంచతంత్రం అనుకుంటొచ్చేది.
హ్మ్. పన్ దాని సాంగ్ ఏమన్నా గుర్తుందా?
నాకి 'పంచతంత్రం' ముక్కొక్కటే గుర్తుంది. పంచతంత్రం ఇదే పంచతంత్రం అనుకుంటొచ్చేది.
అయ్యో! ఓకే. హ్మ్. అండ్ ఇది ఉంటది చూడా మాటీవీలో లైక్ 'చిన్నారి పెళ్ళికూతురు' కావచ్చు, 'అగ్నిసాక్షి' కావచ్చు, 'ఈతరం ఇల్లాలు' కావచ్చు వీటి సాంగ్సేమన్నా గుర్తున్నాయా? అవ్ అ
అవును. లేదు. లేదు. అంతా టీవీ క్ అసలు మాకు సీరియల్స్ చూసేంతగా ఇచ్చేవాళ్ళు కాదు. ఆహ్, ఆహ్, నాకైతే మాక్సిమం ఈ బొమ్మలు చూడ్డానికే ఇచ్చేవారు టీవీ. అసలు సీరియల్స్ పెట్టేవాళ్ళు కాదు మా ఇంట్లో.
హుహు. ఎన్ కొన్ని షోసుంటాయి చూడు. అదే పల్ ఆహ్, అదే పనిగా పిల్లలకి సంబంధించి లైక్ 'మాయాదీపం' కావచ్చు. అలాంటివేమన్నా జూసావా?
అవు. ఆ! 'మాయాద్వీపం' లాంటివి చూసేదాన్ని. ఆహ్, పిల్ల మర్రిరాజు అనుకుంటా ఉండేది అదంతా గూడా. అరే, అక్కడ ఏం సాంగ్స్ ఉండేవి ఇదిగో, ఇదిగో, ఇదిగో మాయాద్వీపం అనుకుంటే ఏదోచ్చేది.
హుహు. హ్మ్. మరి ఆ షో పాట ఏమన్నా గుర్తుందా మరి నీకి? అతివీర భయంకర, రాక్షస రాజ్యం నిమిషం, నిమిషం మాయా జాలం.
తర తన రాజ్యం ఇదుగో ఇదుగో మాయా జా ద్వీపం హో! అనుకుంటొచ్చేది.
యస్. యస్. యస్ కరెక్ట్ <sniffs> మరి చిన్నప్పుడు చూసిన, ఏదన్నా బాగా సినిమా ఏదన్నా గుర్తుదాంటే ఆ సాంగ్ ఇప్పటికీ నువ్వు వింటావు, అలాంటిది ఏదన్నా ఉన్నాయా సినిమాలు?
ఆహ్! 'గజినీ' మూవీలో ఆ సాంగ్ ఉంది కదా! హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది ఆ పాట.
హ్మ్. పాడు వింటా, ఎట్లుంటదా సాంగ్?
హృదయం ఎక్కడున్నది. హృదయం ఎక్కడున్నది. నీ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన వయసే, ఆడతున్న మనసే నాలో విరహం పెంచుతున్నది. అలా ఒస్తదనమాట.
చాల బాగా పాడావసలు. <sniffs> అండ్ కొన్ని మూవీస్ ఉంటాయనమాట. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు లైక్ 'అపరిచితుడు' కావచ్చు. సో, అందులో స్ట్రేంజ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా! అతనే ఒక పర్సనే త్రీగా మారు మారుతూ మారుతూ చేస్తాడు. సో, అందులో కొన్ని కొన్ని సాంగ్స్ కూడా ఫన్నీగా కావచ్చు, లేకపోతే <sniffs> బాగా నచ్చే లాకుండా ఉండొచ్చనమాట. సో, మరి ఆ సినిమాలో నీకేమన్నా నచ్చిందా ఆ పాట అండ్ అదిప్పటికేమన్నా వింటావా?
హ్మ్. అవును. అవును. ఆ! ఆ సాంగ్ ఒకటి ఉంటది కదా! రెమోగా మారింది నా సాంగు. ఆ! లవ్ ఎలిఫెంట్ల వస్తాడు రేమో. ముద్దు దంతాలతో గుమ్ముతాడు రేమో. అప్పడం గుండలు, భద్రం రెమో రాంబో రేమో అనుకుంటా. ఆ లిరిక్స్‌కి ఏం అర్థం పర్థం ఉండదు.
ఓకే. లవ్ వలసన్ 'ముద్దుదంతాడు ముందుదడ'. <chuckles> యహ్! హ్మ్. కరెక్ట్. ఆ సాంగ్ బాగిష్టం అన్నమాటట్లయితే.
ఆ! ఆ మూవీలో ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకోటేంటంటే, 'కుమారి' అనుకుంటూ వస్తది కదా! ఆ సాంగ్ చాలా ఇష్టం. అండ్ ఆ సాంగ్ ఎందుకిష్టమంటే ఆ వ్యూ బావుంటది అన్నీ టులిప్ గార్డెన్స్‌లో.
అవునవును. నా సోయబిక్ ఆ! ఆ! ఫ్లవర్స్ అన్నీ ఎక్కువ చూపిస్తారు కదా!
ఆ! అది.
ఇది ఏ ఏజ్‌లో ఉన్నప్పుడు చూసావు నువ్వు ఈ సినిమా?
చాలా చిన్నగున్నప్పుడే. ఆహ్, నిజం చెప్పాలంటే నాకుప్పటికి ఆహ్, 10 ఇయర్స్ కూడా ఉండవు. అంత చిన్నప్పుడే చూసాను. 'అపరిచితుడు' మూవీ.
ఓకే. ఓకే. మరిప్పుడు రిలీజ్‌లో కూడా మనకి చూపిస్తూ ఉంటారు చూడండి. ఎలా అంటే ఒక సీన్ డాక్టరుతో ఉంటది కదా! మరి ఇప్పుడు అలా అయినప్పుడు నీకేమైతదంటే ఏమవుతుంది? తలానొస్తుంది? బుర్రబద్ధల అయిపోతుంది అనేది ఒకటి వస్తూ ఉంటది కదా! సో, అది చూసినప్పుడు నీకు ఒక్కసారిగా చిన్నతనం అంతా గుర్తొస్తదా లైక్. ఆ! నేను ఆ పాట వినేదాన్ని.
అవును. ఆ! ఆ మూవీలో ఒకటి ఇది ఉంటది ఇప్పటికి బీజీఎమ్‌లా వాడతారు. వాళ్ళు చెల్లి చచ్చిపోయినప్పుడు. లాలీలాలోలాలీలాలు అనుకుంటా. అదొచ్చినప్పుడు నిజంగా ఏడుపొచ్చేస్తది అసల. ఆ బీజిఎమ్ ఇప్పటికి ఎమోషనల్ అనిపిస్తది అసల.
హ్మ్. యెస్. కరెక్ట్. హుహు. హ్మ్. అవును. యాహ్! అదే పాప కదా! 'అరుంధతి' మూవీలో యాక్ట్ చేసింది?
ఆ! అవునవును.
మరి 'అరుధతి' మూవీ చూసావా?
చూసాను.
అందులో బాగా నచ్చిన పాట ఏమన్నా ఉందా? లైక్ నువ్వు చిన్నప్పుడు బాగా వినిన సాంగ్ ఏదన్నా?
ఆ! 'చందమామ నువ్వే' సాంగ్ ఉంటది కదా! చందమామ నువ్వే నువ్వే అనుకుంటా. ఆ సాంగు ఆహ్, అదే డోలారే డోలారేడం. ఆ సాంగ్ చాలా ఇష్టం.
హ్మ్. యెస్. యెస్. యెస్. కరెక్ట్. 'డమ్ వారేవండి.' <chuckles> యాహ్! యాహ్! బావుంది నిజంగా. అండ్ ఇప్పటికి వింటావా? మరి 'అరుధతి' ఈ సినిమా చూడ్డానికైనా ఇష్టపడతావా?
ఆ! వింటాను. వింటాను. ఆ 'డోలారెడమ్' సాంగ్ వింటాను. అంతేగానీ 'జేజమ్మా' సాంగ్ నాకంతేం నచ్చదు.
హుహు. ఓకే. ఎందుకు నచ్చదు? దాంట్లో ఏమ కత్తి పడతది, చిన్నప్పటి నుంచి పెద్దగైతది ఏమి నచ్చలేదా దాంట్లో?
ఆ! ఎందుకో నాకంతగా నచ్చదు 'జేజమ్మ' సాంగు. అదంత ఎక్కలేదనమాట.
ఓకే. ఫస్టు సాంగైతే ఎక్కింది. ఫస్టు సాంగెక్కడానికి గల కారణం ఏంటి మొత్తం ఫ్యామిలీ ఉన్నందుకా? లేకపోతే, ఆమె అందంగా రెడీ అయినందుకా?
ఆ! ఆ! ఏంలే, ఏమో తెలీదు. ఏమో తెలీదు ఆ సాంగ్ నచ్చింది. ఆ ఫీల్ నచ్చింది, నచ్చిందంతే.
ఓకే. కారణాలు, కాకరకాయలేమి లేవు, <giggles> చిన్నప్పుడైతే వింటే నచ్చేస్తదంతే వైబుంటే. <sniffs> మరట్లయితే
లేవు. నచ్చింది. ఆ! చిన్నప్పుడంతా రీజన్స్ ఉండవు. మ్యూజిక్ నచ్చిందా? అది నచ్చిందా? <giggles> నచ్చిందంటే నచ్చిందంతే.
యాహ్! యాహ్! యాహ్! అట్లయితే చిన్నప్పుడు ఖుషి టీవీ తు 'ఖుషి' మూవీ అని ఒకటుండేదనమాట, దాంట్లో 'అమ్మయే సన్నగ' అనేది ఒక ఎవర్ గ్రీన్ సాంగనమాట. సో, మరది నువ్వు ఏ ఏజ్‌లో విన్నావు? అండ్ ఆ సినిమా చూసినప్పుడు, నీకు ఆ సినిమాలో నచ్చినవేమన్నా ఉన్నాయా చెప్పు?
అవును. నిజమే. నేను పుట్ నేను పుట్టినప్పుడు 'ఖుషీ' మూవీ రిలీజయింది.
ఓకే. అంటే నువ్వు పుట్టావు, దాని తర్వాత రిలీజయిందా? లేకపోతే అది రిలీజయ్యాక పుట్టావా? <chuckles>
అది రిలీజైన తర్వాతే నేను పుట్టాను.
ఓకే. అట్లయితే నువ్వు ఏ ఏజ్‌లో చూసావు మరి?
సో నేను 'ఖుషి' టీవీలో చూసాను. సో, అలాగనమాట. 'ఖుషీ' మూవీలో నాకన్నిటికన్నా 'ఏమే రాజాహా' సాంగిష్టం. అది కొంచెం కాంట్రవర్షియల్‌గా ఉంటది కానీ, అంటే కాంట్రవర్సి అంటే అందరికీ అంత ఎక్కువ అప్పుడు నచ్చలేదు. 'ఏమే రాజా' ఏంటి, హిందీ సాంగ్ తెలుగు సినిమాల్లో అని అన్నారు కానీ, నాకు 'ఏమే రాజహా' సాంగే ఇష్టం అన్నిటికన్నా. 'అమ్మాయ్యే సన్నగా' కన్నా.
హుహు. ఎందుకు? హ్మ్, హ్మ్. ఓకే. ఏ అంటే అ నీకు హిందీ ఒచ్చా? లేకపోతే హిందీ రాకముందే అది నచ్చిందా?
హిందీ రాకముందే నచ్చింది నాకా సాంగ్.
ఓకే. మరి నీకీ ఇలాంటి హాబిట్ ఏమన్నా ఉందా? లైక్ నువ్వు చిన్నప్పుడు ఈ సాంగ్స్ అవన్నీ విన్నావు కదా! అప్పట్లో అంటే కొంచెం బాగా చిన్న పిల్లవు కాబట్టి ఈ టెక్నాలజీ ఏమి డెవలప్ కాలేదు కాబట్టి తెలియదు. ఆహ్, దానికి సింగర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని. మరి పెద్దగా అయినాక నీకి ఇంకా ఇప్పటికీ ఆ సాంగ్స్ అంటే వింటే నీ చైల్డ్‌హుడ్ అంతా గుర్తుకొస్తుంది కదా! మరి ఆ సాంగ్ పాడిందెవరు, రాసిందెవరు, డైరెక్టరెవరు? ఇలాంటివేమన్నా కనుక్కున్నావా?
అవును. ఆ! నాకు అంటే కొన్ని సాంగ్స్ ఉంటాయి, ఫిలాసఫికల్‌గా నచ్చుతాయిన్నమాట. ఆ సాంగ్స్ అంటే మనకి ఒక సాంగ్ అంటే ఆహ్, మనకి
ఫిలాసఫికల్‌గా అంటే ఏంటి? ఎలాంటి సాంగ్? ఎగ్జాంపుల్ చెప్పు?
ఆ! ఓ 'జల్సా'లో ఒక సాంగ్ ఉంటాయి. 'యు అన్ అయ్, లెట్స్ గో హై, అండ్ డు భల్లే భల్లే' అనుకుంటా. ఆ సాంగ్‌లో ఆహ్, నాకు ఆ మీనింగ్, ఫిలాసఫికల్ మీనింగ్ ఉంటది. బొటానికల్‌ గాడ్డలో అహా! బొటానికల్ భాషలో ఆహ్, మెటల్సు పూరేకులు. మెటీరియల్ సైన్స్‌లో మెదడు కలలు మెదడు పెనుకేకలు' అనుంటది. ఆ ఫిలాసఫీ నచ్చుతది.
అవునవును. కరెక్ట్. హ్మ్. ఓకే. హుహు. అంటే దానర్థం ఏంటి?
అంటే బొటానికల్ లాంగ్వేజ్‌లో మనం చూస్తే మెటల్సనేవి అవి కూడోక పూరేకులతో సమానం. అదే మెటీరియల్ సైన్స్‌లో అంటే స్ మనం సైంటిఫిక్‌గా చూస్తే మన ఆహ్, బ్రెయినులో ఒచ్చే కలలన్నీ అవి వేవ్స్ కదా!
ఓకే. అవునవును.
వేవ్స్ అంటేంటి కేకలు అన్నట్టు చెప్తారనమాట. మెదడు పెను కేకలవి అన్నట్టు.
అవును. హ్మ్. హ్మ్. ఓకే. చిన్నప్పుడు కూడా కొన్ని మోటివేషన్ సాంగ్స్ ఉండేవానమాట. లైక్ 'అంజీ' సినిమాలో ఒక సాంగ్ కావచ్చు లేకపోతే 'బంగారం' మూవీలో కానీ, 'గుడుంబ శంకర్‌లో' గానీ, మరి అలాంటి పాటలు అప్పడు నీకీ అర్థం గాకపోయినా పెద్దగాయ్యాక విన్నావు కదా! మరి అలాంన్ దాంట్లో ఏమన్నా ఫేవరెట్ సాంగ్ ఏమన్నా ఉందా? ఇప్పటికది విన్న చైల్డ్‌ హూడ్ గుత్
అవును. నాకు 'బంగారం' సాంగ్ చాలా ఇష్టం. ఆహ్, ఆ! అదంటే, అది. ఎవరు ఆహా అన్నా, ఎవరు ఓహో! అన్నా, నువ్వు నీలా ఉంటే, మంచి పని చేస్తుంటే, ఈ లోకం లోనే నువ్వే అసలు బంగారం అనుకుంటొస్తదనమాట. అది. ఆ బీట్ నచ్చుతది.
ఓకే. ఎలా ఉంటదది? ఓకే. నీ ఫేవరెటేం ఓకే. అంటే ఆహ్, ఆహ్, అంటే బీట్స్ అవన్నీ గొడతారు దానికా?
ఆ! లేదు. ఆ సాంగు <smacks lips> అంటే ఈ వర్డ్ ఆహ్, పెట్టే స్ట్రక్చర్ గానీ ఆ మోటివేషన్ గానీ అదంతా చాలా నచ్చుతదనమాట.
హ్మ్. ఓకే. చాలా చక్కగా ఉంది నీతో మాట్లాడడం. చాలా ధన్యవాదాలు. ఇన్ని విషయాలు పంచుకున్నందుకు.
ధన్యవాదాలు.